హ్మ్. "ఆ! లేదు లేదు రా, ఇప్పుడు కేరళలో వర్షాలు బడుతున్నయి అంట" అని జెప్పేసని అన్నాడు. ఇక లాస్ట్‌కి ఏమైందో తెలుసా అండి. ఒకదానికి, ఒకదానికి సంబంధం లేకుండా ట్రిప్పే, క్యాన్సెల్ అయిపోయింది.
అది. నేనిప్పుడు అదే అనబోతున్నా. ఎక్కువ ఇది ఉంటే ఇంకా మొత్తానికి ఆ ట్రిప్పే క్యాన్సల్ అవుతది. అంటే అసలు ఫ్లో లోకే వెళ్ళని మీరు, పోనీలే వాళ్ళతో ఫ్లో లోకి వెళ్దాము, అనంటే అది మీకసలు వర్కౌట్ అవ్వదనమాట అది.
హ్మ్. ఏదైనా ఒక మాట మీద ఎళ్ళాలండి. ట్రిప్ ఏదన్నా గాని. హ్మ్. అదే గదా! నేనింకేం జేసాను సరదాగా మా ఫ్రెండ్స్ ఇంకొక ఇద్దరున్నారు. వాళ్ళిద్దరిని బెట్టుకొని నేను పాండిచ్చేరికెళ్ళిపోయాను. ఈళ్ళతోటి చిరాకు పుట్టేసి నాకు.
ఆ! ఓహ్! వెరీ గుడ్. వెరీ నైస్. ఆ!
హ్మ్. పాండిచెర్రికి పోయి, మంచిగా తిరిగొచ్చాం అనమాట. అక్కడ ఫ్రెంచ్ కాలనీలు అవన్నీ కూడా తిరిగొచ్చేసి, శుభ్రంగా ఎంజాయ్ జేసాము.
అందుకే మా మా పిల్లలనేవాళ్ళు. వాళ్ళేం జేసేవాళ్ళంటేనంట, ఇలాగే ట్రిప్పు ప్లాన్ జేసినప్పుడు, ఒక ఎనిమిది మంది రూమ్‌మేట్స్ ఉంటే, వాళ్ళకి నచ్చిన ప్లేస్‌లు చిట్టీలు రాసి పెట్టేసేవారంట. ఆహ్, జ సో, నో మ్యాటర్ వాట్ ఇష్టం ఉన్నా, లేకపోయినా మెజారిటీ వచ్చిందింక ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకా నో మోర్ డిస్కషన్స్. ఎక్కువ డిస్కస్ జేస్తే ఇప్పుడు మీరన్నట్టు, మొత్తానికే క్యాన్సల్ అవుతాయి అని జెప్పి, వాళ్ళేంటంటే ఇయర్‌లీ వన్సు ఇంజినీరింగ్ చదివేటప్పుడు, రూమ్‌మేట్స్ ఉండేవాళ్ళంట. సో, వాళ్ళు అలా చిట్టీలు దీసుకొని ఆ ఒచ్చిన ఊరికి, ఓ సంవత్సరంలో వాళ్ళకి సెలవులు దొరికినప్పుడు ఒక 5 రోజులు అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళదే అంటారు. యాహ్! చెప్పండి.
హ్మ్. అట్లానా! బావుండేది గదా! ఇదంతా గూడాను. అదే గదా! అవును. హుహు. అదే కదా! అయితే ఇక్కడ హ్మ్. మల్లా నేను సిడ్నీలో ఉన్నప్పుడు అంటే, ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్నప్పుడు, నేను ఇన్ఫోసిస్‌లో పని జేసేవాడిని. అలా చేస్తన్నప్పుడు ఆహ్, ఆఫీస్‌లో మా మేనేజర్‌కి నాకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది.
ఓకే.

అది.
ఆ!
నాకలా తగ్గాల్సొచ్చినప్పుడు నాకిలా జరిగిందనమాట. నేను తగ్గనంత కాలం నేను బానే ఉన్నాను వాస్తవంగా.
ఓహ్! అలాగే పోనీ ఇప్పుడూ, ఈ మనవేంటంటే, మీ చదువు రీత్యా దీసుకోండీ, వు ఈ వృత్తిరీత్యా, పోనీ ఇవన్నీ పక్కన బెడితే, మనం జనరల్‌గా ఫ్రెండ్స్‌తోని, వాళ్ళతోని ఏంటంటే, చక్కగా పిక్నికులకనీ, సరదాగా ఊర్లకి ఇట్లాంటి వాటికి గూడా వెళ్తూ ఉంటామనమాట. ఒక్కొక్కసారీ అవతల వాళ్ళూ మనా ఒపీనియన్‌తో ఏకీభవించకపోవచ్చు. అట్లాంటప్పుడు, సరేలే ఈ సారికి యెళ్ళిపోదాం వాళ్ళతో, తప్పేముంది, ఏదైతే ఏంటి, నలుగురుమొక దగ్గర కలిసి స్పెండ్ చెయ్యడమే కదా! అని వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్లో‌లోకెళ్ళిపోతారా? అక్కడ గూడా లేదు, ఇదే అని మీది ఇదే పాయింట్‌కి స్ట్రాంగ్‌గా ఉంటారా మీరు? అవును.
హుహు. హ్మ్. ఖచ్చితంగా. హండ్రెడ్ పర్సెంట్. ఓకే. ఇక్కడ ట్రిప్పన్నారు గాబట్టీ, ఇక్కడ ట్రిప్పన్నారు గాబట్టి, నాకు తిరగడవంటే చాలా ఇష్టవండి. ఒక చోట నుంచి ఇంకో చోటకీ, ఎలాంటి ప్రదేశానికైనా గానీ, చూసిన ప్రదేశాన్ని మళ్ళా చూడకుండా చూసే మనస్తత్వవనమాట నాది.
ఓకే. ఓకే. ఓకే.
హ్మ్. అలానే ఒకరోజు వైజాగనుకున్నాం మేవంతా, మా ఫ్రెండ్సంతా గూడాను.
ఓకే. ఓకే.
ఆ! వైజాగనుకున్నప్పుడూ, సింపుల్‌గయిపోద్ది నీటుగా యెళ్ళోసేసొచ్చేద్దాము. దగ్గర, దగ్గర ఒక 3, 4 రోజుల్లయిపోద్ది క ప్లానంతా కూడాను అని చెప్పేసనుకున్నాం మా ఫ్రెండ్సంతా కూడాను.
అవును. టె వైజాగంటే, బీచ్చే గానీ, ఇంకేమున్నాయండి? అంటే, ఇంగ అక్కడి నించి అరకు అవన్నీ వెళ్లారా? ఆ! ఓకే. అదే అడగబోతున్నా. ఓకే.
ఒకడొచ్చేసరికీ అరకు కూడా అనుకున్నామండీ. అరకు. హ్మ్. అరకూ, కోనార్క్‌దాకెళ్దామనుకున్నాం. అటు నుంచటు ఒరిస్సా బోర్డర్‌దాకా.
ఓహ్! నాకే. నైస్. యాహ్!
ఓకేనా? ఆ! అక్కడదాకెళ్దామనుకున్నప్పుడూ, ఒకడొచ్చేసి మా ఫ్రెండ్, కేరళ అని చెప్పేసనన్నాడు.

అవును.
ఆ! తనకేంటి నోట్లో నుంచి మాటనే రాదు పాపం.
అంటే అంత వరకు జనరల్‌గా అదే కదా! వెళ్ళేది. జనరల్‌గా ఏంటంటే ఇంజినీరింగ్ తరువాతే ఎవరి స్కిల్స్ అన్నా బయట బడతాయి. కానీ అప్పటి వరకు కూడా ఆ మార్కులు, ఆ పర్సెంటేజ్ బట్టే జడ్జ్ చేసేవాళ్ళు గదా!
వాస్తవం. వాస్తవం అండి. కాపోతే ఏంటి అనంటే నేనప్పటికే పబ్లిక్ స్పీకింగ్. దాని గురించి బాగా అలవాటన్నమాట నాకు నలుగురితోటి మాట్లాడడం కానియండి, స్టేజ్ ఫియర్ కానియండి, అలాంటియేం లేవు నాకసలకి.
అవును. ఓకే. ఓహ్! వెరీ గుడ్. అదిప్పుడు గూడా మీ మాటల్లో తెలుస్తుంది.
ఎవరితోనన్నా గాని యే ముందల అలా ఎళ్ళిపోతూ ఉంటానన్నమాట.
ఆహా! వెరీ ఐస్. ఓకే.
మాట్లాడేయడానికి. నాకు హెచ్ఓడి అన్నా భయం లేదు. ప్రిన్సిపల్ అన్నా భయం లేదు. డైరెక్టర్ అన్నా భయం లేదు. ఎవరన్నా భయం లేదన్నమాట. ఎళ్ళిపోయి నేనేదైనా పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్పేసి తీరుతానన్నమాట అది. ఇక్కడిలా ఉంది. మాకిలా చేంజెస్ కావాలి అని జెప్పేసని.
ఓకే. మరి దీనికి ఎప్పుడైనా నెగెటివ్ కాన్సీక్వెన్సెస్ ఫేస్ చేసారా మరి ఎప్పుడైనా? అంటే ప్రతిసారి ప్రతి ఒక్కడు ఇలా ముక్కుసూటితనాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఆహ్, సో, అలాంటి అలా ఇబ్బంది పడ్డ లా సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా?
ఆ! చేయలేరు వాస్తవం అది. అలాంటి ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ అనంటే నాకిప్పటి దాకా తగల్లేదు. నేను చెప్పే విధంగా చెప్తానండి. ఎందుకనంటే నేను నలుగురిని ఉద్దేశించి మాట్లాడడానికి నేర్చుకున్నాను గాబట్టి ఎలా చెప్పాలి? ఒక వ్యక్తిని ప్లీజింగ్‌గా ఎలా అడగాలి? ఒక వ్యక్తిని డిమాండ్ ఎలా చేయాలనేది కూడాను మొత్తం అంతా నేర్చుకున్నానన్నమాట నేను. ఎలా మాట్లాడితే మన పనులన్నవి అవుతాయని జెప్పేసని.
ఓకే. ఓకే. అది. అంటే మనిషిని నొప్పించకుండా మీరు చక్కగా మీ మీరెలా మాట్లాడాలి అన్నది మీకు బా తెలుసు. యాహ్! వెరీ గుడ్. యాహ్!
హ్మ్. అది. అలాగ అలవాటయిపోయిందన్నమాట. హ్మ్. కానీ ఆహ్, బీటెక్ ప్రాజెక్ట్‌లో అయినప్పుడు అమ్మాయికి నోట్లో నుంచి మాటే రావట్లే పాపం చాలా సైలెంట్ తను. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చేసి గ్రూప్ లీడర్‌గా బెట్టేసేసారు. "నాకేం రావట్లేదు ఏం జేయాలో గూడా అర్థం గావట్లేదు. నన్నేమన్నా తీసుకొచ్చి గ్రూప్ లీడర్‌గా పెట్టరు" అని జెప్పేసనంటే, సరే, నువ్వు టెన్షన్ బడమాక. ఏదో ఒకటి చేద్దామని జెప్పేసని మిగతా ఇద్దరితోటి మాట్లాడాను నేను.
ఓకే. ఓకే. ఆ!

ఆ! అంటే టీమ్‌లో ఫస్ట్ ఫస్ట్ నేనే అన్నమాట. నన్ను వాళ్ళు తీసుకున్నారు హైర్ చేసుకున్నారు. ఆయనకి నాకు అలా సన్నిహిత్యం కుదిరిందన్నమాట. మొత్తం నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ గాని ఏదైనా గాని మొత్తం నేను తీసుకొని టీమ్ మొత్తానికి ఎక్స్‌ప్లే‌యిన్ చేశానిక్కడ.
ఓకే. ఓహ్! నైస్.
ఒక్కడినే తీసుకొని మొత్తం అంతా ఎక్స్‌ప్లేయిన్ చేసేస్తే, నాకు పని తగ్గిద్ది గదా! పని భారం <giggles> అంతా కూడాను పక్కన వాళ్ళతో పంచుకోవచ్చు. ఏదన్నున్నా‌గాని సహాయానికే నన్ను వాడతారు తప్పితే నన్ను పని చేయమని అడగరు అని చెప్పేసి అనే ఉద్దేశం తోటి నేనది చేసుకొని నేను నిజంగానే అలానే చేసుకున్నాను వాస్తవంగా. ఆరేయ్! ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి వాళ్ళందరికి టికెట్లన్ని కూడా చేసేసేసి నేనొక్కడినే తక్కువ పెట్టుకునే వాడిని‌క్కడ.
అవును. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. యాహ్!
అది నా తెలివి అక్కడ వాడుకున్నాను. మా మేనేజరు నేను పద్దాకళ కాఫీలు తాగుకుంటా కూర్చునే వాళ్ళం మేము.
ఓకే. నైస్.
ఆ! పననేది ఏంటి అనేంటేనండి ఇక్కడ, ఒకటి మనం ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు మనకి క్లారిటీ ఉండాలి చేసే పనుల్లో.
అవును.
హ్మ్. నాకల్లా గూడాను ఫస్ట్ నుంచి గూడా నేనేదన్నా పని స్టార్ట్ చేసేటప్పుడు కూడాను ఒక ఒక ప ఒక రోజుని గురించి చేద్దాం అనుకున్నాను. దానికి 10, 5 రోజుల తరువాత ఎలా ఉంటదనేది ఆలోచిస్తాను. ఒక సంవత్సరం గురించి అనంటే 10 సంవత్సరాలు ఎలా ఉంటదనేదే ఆలోచిస్తాను. మొత్తం అంతా.
అంతే కదండీ. ముందు చూపు అనేది ఉండాలి. ఏదో ఇన్‌స్టెంట్‌గా అప్పడికప్పుడు ఆ! అది తర్వాత లాంగ్ రన్‌లో అది మళ్ళీ దెబ్బతీస్తుంది. అదే ముందుగా
నాకలానే ఉంటదండి కొన్ని, కొన్ని అంతే గదా! ఎవరు ఏమనుకున్న గాని ఈ రోజున నన్ను తిట్టుకున్న పర్లేదు రేపొద్దున వాళ్ళు నన్ను ఎక్కడో చోట ఎదోక పాయింట్‌లో గుర్తుపెట్టుకుంటారులే అన్న ఇదితోటి నేనేళ్ళిపోతాను మొత్తం అంతా. కరాకండిగా మాట్లాడిన గాని హ్మ్. కోపం ఒచ్చినా కరాకండిగా మాట్లాడ్డం అనేది తగ్గిచ్చుకోను. హ్మ్.
ఖచ్చితంగా. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కోపం వచ్చినా అవునండి. ఇప్పుడు కోపం వచ్చినా బాధపడినా కరెక్ట్, కరెక్ట్ అండి. సో, అదేనండి అంటే ఫ్లో‌లోకి జనరల్‌గా మనం ఎలా ప్రవేశిస్తాము అని అనుకున్న వాటికేంటంటే మీ పాయింట్‌ని మీరు ముందు పెట్టి మీరు దానికి కాంప్రమైజ్ అవ్వకుండా ఎలా ప్లాన్ చేసుకుంటారు అన్న దాని గురించి చాలా బాగా చెప్పారండి. మళ్ళీ మీతో మాట్లాడాలనుకుంటూ ధన్యవాదాలు.